ఈ మధ్య సోషల్ మీడియా ఒచ్చినాక, ఈ వాట్సాప్‌లలో ఫార్వర్డ్ మెసేజులు కానియండి, ఇంకా ఏది బడితే అది అంకుల్స్ అయితే ఎక్కువ ఫార్వర్డ్ చేస్తుంటారు. ఫార్వర్డ్ బటన్ ఉంది కదా అని అయితే మీకొచ్చే న్యూసెసు ఒకవేళ అది మీరు ఎవరికన్నా ఫార్వర్డ్ చేయాలన్నా, మీరు అది నమ్మాలన్నా సరే, అది ఫేకా లేకపోతే ఒరిజినలా అనేది మీరు ఎలా గమనిస్తారు?
అవును. ఖచ్చితంగా అండి. ఎందుకంటే, ఇప్పుడు కాలంలో చూసుకుంటే, ఈ టెక్నాలజీ అది బాగా డెవలపయిపయక, ఇలాంటివి ఎక్కువ అవుతున్నాయండి. ఏంటంటే, అక్కడ అక్కడ జరిగింది న్యూస్ ఎంతనేది పక్కన పెడితే, ఏదోకటి ఫేక్ న్యూసులు ఎక్కువగా ఒస్తున్నాయి. ఏంటంటే, <smacks lips> మనకి ఎక్కడో ఎవడో చనిపోయాడనొస్తుంది. మనం ఖచ్చితంగా వెంటనే ఏ ఏంటి ఈ హీరో చనిపోయాడా, ఈ హీరోయిన్ చనిపోయిందని చెప్పి స్పీడ్‌గా చూస్తే అక్కడ రియాలిటీ చూస్తే అసలు ఏమి ఉండట్లేదు <chuckles> ఎవ్వరికి ఏం అవ్వట్లేదు. ఇలాంటివి
అవును. ముఖ్యంగా ఈ యూట్యూబొచ్చాక థంబ్‌నెయిల్స్ అయితే, ఎంత ఘోరంగా బెడతారో వాళ్ళ వ్యూస్ కోసం <sniffs> ఎవరో ఫోటో పెట్టి, ఎవరికో ఆర్ఐపి పెట్టేసి వాళ్ళకి <chuckles> దండ ఎట్టేసి నేనైతే చాలా చూసాను ఇలాంటివి. అయ్యా! దండ ఎసేసిండ్రు అని జెప్పి, తరువాత ఏమి ఉండదసలు. <sniffs> అంటే యాహ్!
తిండిచ్చు నిజంగా. ఆ! ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు అళ్ళకేంటంటే వాళ్ళకి ఇప్పుడు చూసారా మీరు? <smacks lips> అయ్యో! ఏమైపోయింది, ఏంటి అని చెప్పేసి వెంటనే ఓపెన్ చేసేసారు అంతే అక్కడ వేర సీన్ ఉంటది ఇక్కడ ఇది అలా ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే, అక్కడ వ్యూ ఒచ్చిసింది కదా! ఈ యూట్యూబ్ వాళ్ళు కూడా ఏది ఫేకు అలా అంటే ఏది ఇలాంటివి స్ప్రెడ్ చేసిన వాళ్ళని కొంచెం బ్యాన్ చేయడం అలాంటివి చేస్తే బావుండ్ను. బట్ వీళ్ళు అలాంటివి చేయట్లేదు. వీళ్ళు విచ్చలవిడిగా <chuckles> రెచ్చిపోతారు ఒకసారయితే వేణుమాధవ్ గారు అన్నారు తెలుసా ఇప్పుడైతే అతను చనిపోయారు గాని, అప్పుడు అన్నారు అతను. నే ఆ! నేను ఎప్పుడు చనిపోతానో నాకు తెలియదు గానీ ఆల్రెడీ ఈ యూట్యూబ్‌లో ఈ థంబ్‌నెయిల్‌ల్లో <chuckles> నన్ను ఆల్రెడీ ఒక ఐదారు సార్లయి చంపేసారు వీళ్ళు అన్నారండి.
అవును. యాహ్! హుహు. <chuckles> హ్మ్. అవునండి. అవును. నిజమే. ఇలా చాలా చేస్తుంటారు. ఇంకోటి ఎవరికి ఎవరైనా సెలబ్రిటీస్ ఆహ్, బేబీస్ అంటే ప్రెగ్నెంట్ ఉన్నారనుకోండి. నేను రీసెంట్‌గా జూసింది. కట్రినా కైఫ్ కావచ్చు, దీపిక గావచ్చు వాళ్ళకి బాయ్ పుట్టిండా గాల్ పుట్టిండా పక్కన పెడితే. వీళ్ళే ఏఐ ఇమేజెస్ పెట్టేసి ఆహ్, దీపిక ఈస్ సో హ్యాపీ అని పెట్టేసి అది ఆహ్, ఎందుకు? అంత అది అసలు వాళ్ళకి అప్పటికి డెలివరీ గూడా అయ్యుండదు. ఎం ఎందుకు అట్లా చేస్తారు అంటే ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్‌లో ఎంత చిరాకనిపిస్తదో ఒకరి పర్సనల్ విషయాలు అలా తీసుకొని. ఆహ్ వ వీళ్ళ వ్యూస్ కోసం వాళ్ళని వాడుకుంటున్నారు గదా! సో థట్ ఈస్ నాట్ గుడ్ అసలు.
ఆ! ఆ! ఓకే. <laughs> అవునవును. ఆ! ఆ! నిజంగానండి. ఆ! ఎందుకంటే మీరు అప్పుడు గమనించండి మీరు జ చెప్పారు కదా. ఆ దీపిక పదుకొని ఆహ్, సమయంలో ఏం చేస్తుందంటే ఏదో సినిమాలో ఒక హాస్పిటలు సీననేది ఆళ్ళకుంటుంది. ఆ సీన్‌లోని ఆ పిల్లలెత్తుకోవడమో ఏదోకటుంటుంది. వీళ్ళు సొంతంగా ఒక దొర పిల్లాడినో అంటే <smacks lips> ఏఐలో ఏదో ఒక వీడికి నచ్చినోడినో ఒకరిని క్రియేట్ చేసి అక్కడ పెట్టేస్తారు. ఇదిగోండి బేబీ బాయ్ పుట్టాడు బేబీ గల్ పుట్టింది అని చెప్పేసి ఇంకా ఏంటంటే ఆనందాల్లో దీపికా పదుకొనె. <chuckles> ఇంక ఆ పిల్లాడిని ఎత్తుకొని ఇలా పోస్ట్‌ర్ ఉంటది. <smacks lips> ఏంటండి నిజంగా ఇలాంటి ఫేక్ న్యూసులనేవి చాలా ఎక్కువైపోతున్నాయండి. మీకు అంత వరకు వెళ్తున్నారు నా ఫ్ ఆహ్, నాకొకసారి ఇలాంటిది జరిగిందండి. కానీ నేను జస్ట్‌లో ఎస్‌కేప్ అయిపోయాను. నా ఫ్రెండ్ అయితే అలా దొరికిపోయాడుమాట.
యాహ్! అవును. <giggles> యెస్. అవును. అవునవును. ఓకే.
ఆ! ఏమైందంటే మీకు ఆహ్, ఈ వాట్సాప్‌ల్లో ఆటిల్లో ఒకసారిలానేనండి. నాకు ఒక అంటే ఈ ట్రస్ట్ అది ఉంటుంది కదండీ. ఈ చారిటబుల్ ట్రస్ట్ అవి అంటారు కదా! వాట ఆ! వాటికి సంబంధించి ఒకటి ఒచ్చింది మాట ఇలానే. ఒచ్చి మీరు ఏమైనా సాయం చేస్తారా? అదీదనేసొచ్చింది. నేను అది చూసి అది స్కిప్ చె పక్కకి పెట్టేసాను పట్టించుకోలేదు. అయితే
చెప్పండి ఏమైంది? యాహ్! యాహ్! హ్మ్. ఓకే.
ఆ! ఆహ్, మరి నా నంబర్ ఎళ్ళింది గదా! వాళ్ళకి వాట్సాప్ చేశారంటే. చక్కగా ఫోను చేశారు మాట. ఫోను చేసి అడిగారు. ఆహ్, "ఏండి మాకు ఇలాగా ట్రస్టుంది మాకు కొంచెం డబ్బులిస్తారా?" అంటే చెప్పాను లేదండి. ఆల్రెడీ మేము ఎండాడ దగ్గర ఒకటి ఇలానే ఉంటే వాళ్లకి ఇస్తున్నాం ప్రతి నెల ఇస్తాము అంటే, "ఆ! అలా కాదండి బట్టలు అలాంటివి కూడా ఇవ్వచ్చు" అంటే లేదండి అవన్నీ ఇస్తున్నాం అంటే, "లేదండి కొంచెం సాయం చేయండి మీరు అనుకున్నంత కాకపోయినా ఎంతో కొంత చేయండి." నేనేంటి పెద్దగా పట్టించుకోలేదు.
యాహ్! ఓకే. ఓకే.
ఆ! వాళ్ళు ఎంత చెప్పినా నేను నేనేం చేశాను ఇది జోక్‌గా ఉంటుంది కదా! అని చెప్పేసి ఏండి ఇలాంటివి ఎక్కువగా ఒక పర్సన్ ఉన్నాడండి నా ఫ్రెండ్ వాడు ఎక్కువ చేస్తూ ఉంటాడండి ఇలాంటి సాయం అని చెప్పేసి వాడి నంబరిచ్చేసాను నేను.
అయ్యో! అసలు మీరు ఫ్రెండేనా అసలు? <chuckles> పాపం ఇది ప్రాంకా? అసలు ప్రాంక్ జేసే విషయమేనా ఇది? హ్మ్.
అ హ్మ్. ఎండి కాదండి. ప్రాంకని కాదండి. నిజంగా అతను ఎక్కువగా సేవలు అవి జేస్తుంటాడు మాట. అందుకని చెప్పి తన నంబరివ్వడం అంటూ జరిగింది. అయితే తనకు ఫోను చేసారంట ఫోను చేసి ఇలాగ డబ్బులవి ఇస్తారా? అది ఇది అని అడిగారంట. వీడేం జేసాడు చెప్పాడంట లేదండి అది ఇది అంటే. లేదండి మీకు నంబరిలగా ఒక వ్యక్తి నాకు సజెస్ట్ చేస్తారు. మీరు చాలా ఇలాంటి సేవలు చేస్తారంట, అంటే ఈడేటి చేసాడు మొహమాట పడి సరేనండి ఇప్పుడు కాదండి రేపండి వెళ్ళండి. ఈడొచ్చి నాకు చెప్పాడు. "అరేయ్ ఏంట్రా ఇలా చెప్పావా వాళ్ళు ఇలాగ అంటున్నారు రా" అంటే, ఒరేయ్ ఏదో జోక్‌గా చేశానులే లైట్ తీసుకో వాళ్ళని పట్టించుకోకురా అంటే. ఇంకా వాళ్ళేటి చేసారు. ఈడి‌ని ఆపకుండా రోజుకో 3 కాల్లు చొప్పున చంపేస్తున్నారంటండి.
ఓకే. ఓకే. హ్మ్. ఒకటి చెప్పాలండి. అంటే నాకిక్కడ నాకు వీళ్ళెలా ఫాలో అప్ చేస్తారో నాకు తెలుసు. 1 అంటే 1 చేస్తారు. రేపు అంటే రేపు చేస్తారు ఎల్లుండి అంటే ఎల్లుండి చేస్తారు. అసలు వీళ్ళు ఫాలో అప్ చేసినట్టు చేస్తే గనక మామూలుగా ఉండదండి. అంత అంత చాలా సిన్సెయర్‌గా చేస్తారండి. అది మామూలు ఫాలో అప్ గాదు. వీళ్ళు ఎస్పెషల్లీ మీరు చెప్పినట్టు ఈ ఫౌండేషన్స్, ట్రస్ట్ వాళ్ళు చాలా జేస్తారు. అలా నేనైతే ఎప్పుడు చేయలేను చూడలేదు కూడా ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్, లోన్స్ గురించి కూడా చేస్తుంటారు. వాళ్ళు అంతగా పట్టించుకోరు కానీ వీళ్ళు భలే జేస్తారు ఈ ట్రస్ట్ వాళ్ళు.
<giggles> హ్మ్. అవునండి. ఆహ్, నిజంగానండి బాబు. టైం అంటే టైమే ఇంకా ఆ టైం ఖచ్చితంగా వీళ్ళు ద్వారా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అండి. ఆహ్, వీళ్ళకి మనం ఇచ్చిన డబ్బులు చాలవండి. ఒక సరేలెండి మీరు ఇన్నినన్నారు కదా! నేను ఒక రూ. 100 ఇద్దాం అనుకుంటున్నాను రెండొందలంటే. ఆ! అలా కాదు సారు మేమిక్కడ స్టార్ట్ చేసేదే 2000 నుంచి రూ. 1000 రూపాయల నుంచి చేస్తాం. ఆ ఒక పిల్లాడిని మీరు అంటే మీకు ఇంకోటి ఏంటంటే ఎలా ఉంటుందంటే అండి ఆ 100, 200 ఇస్తాం అన్నాం అనుకోండి వెంటనే వాళ్ళేం చేస్తారంటే, "ఆహ్, 200 ఇస్తే చాలా ఆనందం అండి. కానీ మీరు దీనిలో ఒక రూ. 1000 గాని ఇచ్చినట్టయితే ఒక పిల్లాడికి ఒక రు 3 రోజులు మాత్రం మీరే భోజనం పెట్టగలిగిన వారవుతారు. మీ పేరు మీద అక్కడ మేము ప్రార్థన కూడా చేస్తాం." <smacks lips> ఆ! ఇలాంటివి ఉంటుంటాయండి.
అవును. అయ్యో! ఆ! హ్మ్. ఇక్కడ ఎమోషన్ ఎమోషన్స్‌ని క్యాష్ చేసుకుంటున్నారనుకోవచ్చు.
హ్మ్. నిజంగా ఖచ్చితంగా అవి వాటి మీదే వెళ్ళిపోతుంది. అయితే నేనేం చేశానంటే వీడు చెప్పగానే నేను చెప్పేసాను మాట. అరే ఇది నాకెందుకో ఒకసారి ఇది ఏం లేదు ఇంకోసారి అల చేస్తే ఇలాగే చెపై. ఏంటంటే అసలు మీరెవరు? ఎక్కడినించి? అసలు మీరు ఏంటి? వివరాలు కొనుక్కండి అంటే సరే అన్నాడండి. వీడు అలా అన్ని సార్లు ఫోను చేసినప్పటికి మొహమాటం పడిపోయి సరేనండి ఇచ్చేస్తాను అంటే ఆళ్ళు ఆగకుండా చేసేస్తున్నారంట అండి. సరే ఇస్తా అన్నారు. ఆ ఎంత ఇమ్మంటా అదే ఆహ్, ఏ ఈ మీకు ఫోన్‌పే చేయాలా ఎలా చేయాలండి అంటే. అదేనండి ఫోన్‌పే ఉంది నంబర్ ఉంది మీరు చేయమంటే చేయండి. ఆ ఓకే నండి చేస్తాను. నాకది పెట్టండి చేస్తాను అంటే ఆహ్, ఆహ్, పంపినదాంట్లోని కింద చక్కగా లిస్ట్ రాసారండి రూ. 1000 గనం ఇచ్చినట్టయితే మీకు ఇంతవుతుంది లేదు, అంటే 2000 ఇచ్చినట్టయితే ఇంతవుతుందని. అంతే వీడు కొట్టేయడానికి రెడీగా ఉంటే వెళ్లి అడిగాను. అరేయ్ ఏంట్రా ఇది అసలు తెలుసుకున్నావ అంటే, "లేదులేరా పోనీలే ఎంతో కొంత ఇచ్చేస్తున్నాను నాకు ఈ తలనొప్పి ఒదిలేస్తది" అన్నాడు. అయితే ఎంత ఇస్తున్నావు అంటే ఒక రూ. 1000 ఇద్దాం. ఒరే బాబు నీకు నేనేదో జోక్‌గా చేశాను. అది ఫేకని మనకు ఎందుకో నాకు డవుట్ ఒస్తుంది నువ్వింత చేయకు అంటే, "సరే" అని చెప్పేసి అన్నాడు. నేను ఈలోపు కొంచెం వెతికే లోపు ఎందుకు ఏటైతే అయింది అని చెప్పేసి ఒక 200 కొట్టాడండి అంతే ఎక్కువ డబ్బులు కాదు. ఆలు మీరు నమ్ముతారో లేదో మళ్ళీ రిటన్ ఫోను చేసి
ఓకే. ఓకే. ఓకె. హ్మ్. ఓకే. ఓకే. ఓకే.
ఏండీ, అది కాదండి. ఇంత తక్కువ మొత్తమయితే మామూలుగయితే తీసుకోము. కొంచం ఎక్కువ మోత్తాదులోనే కావాలండి అది తంటా. <smacks lips> నిజంగా నాకీడిన్ని లాగిపెట్టి కొట్టాలనిపిచిందండి. ఈడికి రెండొందలివ్వడమే ఎక్కువ. దానికి మళ్ళీ <chuckles> రివర్స్ ఫోన్ చేసి వెయ్యా ఈళ్ళు తీసుకోరంట. అయితే నేను ఫోను తీసుకున్నానండి. తీసుకొని అదేనండి మీరు నిన్న కాల్ చేసారు కదా! నేనంటే ఆ! సార్ చెప్పండి సర్. అదండి మీ ద్వారా ఎలగాన్ <giggles> ఓకేనండి. ఆ 200 నాకు పంపిచండి. నేను వెయ్యో రెండు వేలో వీడిని అడుగుతానంటే ఆళ్ళకర్థమైపోయిండి ఇదంత రిస్క్ అలా కాదు మీరెక్కడినుంచొచ్చారేంటంటే తప్పని ఫోను కట్ చేసేసారండి. అసలు ఎక్కడ? ఏంటి? అనేది కూడా <chuckles> వాళ్ళకి ఒక క్లారిటీ లేదు. వీడికి క్లారిటీ లేదు. నేనేదో ఒక ఫన్‌కి జోక్‌గా <chuckles> చేస్తే ఈడేకంగా దాన్నొక వారం రోజులు ఆ భారమంతా మోసి ఒక రెండొందలిచ్చాడాళ్ళకి. <smacks lips> చూసారండి? ఆ! నిజంగా నెక్స్టిప్పుడు మీరు గమనించినట్టైతే ఫోటోలనేవి మరీ దారంగా వచ్చేస్తున్నాయండి. ఆ! ఆ ఫోటోలు అలాంటివి ఏంటంటే ఏదో కొంచం అటు ఇటు మార్పులు, చేర్పులు చేసి మార్ఫింగ్ చేసి బాగా పంపించడాలు కొంచం బెదిరించడాలు, ఇలాంటివి జరుగుతున్నాయి. మీరెక్కువ ఈ ఈ లోన్ రికవరీ అవి అవుతున్నాయి. మీరు చూసే ఉంటారు. అంటే మనం కొన్ని కొన్ని యాప్స్ అనేవి యూజ్ చేస్తన్నారండి చాలా మంది.
<giggles> అవును. అంతే. అయిపోయింది. <chuckles> ఓకే. యాహ్! అవును. ఓకే. అవును. తెలుసండి.
ఆ! అలాంటి వాడేయడం వల్ల వాళ్లకి వీళ్ళు ఇన్‌ఫర్మేషన్ మినిమం చూసుకోకుండా ప్రత్తీదీ ఓకే కొట్టేస్తున్నారు. అయితే ఏమవుతుందంటే వాళ్లకి చక్కగా ఆ ఇన్‌ఫర్మేషన్ అనేది వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంటే వాళ్ళు ఆ ఫోటోలవన్నీ తీసి అంటే పక్కా తెలిసిపోతుంది ఇది పక్కా ఫేకని. అలాంటి ఫోటో పెట్టి ఈళ్ళు ఫోటో జస్ట్ అతికించేసి అందరికి పంపించడాలు <smacks lips> ఇలాంటివి చేస్తన్నారండి. కానీ నిజంగా కొంతమందేంటంటే తల్లిదండ్రులు నిజంగా అయ్యో! ఇలా చేయడమేంటి అని చెప్పి చాలా బాధపడిపోతున్నారు. కానీ అది నిజమా? కాదా? లేపోతే దేనికి సంబంధించొచ్చిందనేది కొంచెం అనేది ఆ వెరిఫికేషననేది ఖచ్చితంగా చెయ్యాలండి. ఇలాంటివి గానీ చేసుకున్నట్టయితే మాత్రం మనం ఇలాంటివి కొంచెం దూరం పెట్టచ్చు.
హుహు. ఓకే. యెస్! అండి. అవును. కరెక్టేనండి. ఇంకొకటిప్పుడు ఏఐ ఒచ్చినాక గూడా అసలేది రియలో ఏది ఫేకో అస్సలర్థం గావట్లేదు. ఏదన్నా ఇప్పుడు షార్ట్స్‌లో గానియ్యండి. ఏదన్నా ఇప్పుడూ ఒక సీఎం ఇద్దరు సీఎంస్ కూర్చొనుంటారు. ఓకే. <giggles> వాళ్ళిద్దరూ సడెన్‌గా షేక్యాండిచ్చి కొట్టుకుంటున్నట్టుంటది. సో <giggles>
అవునండి. హ్మ్. ఏంటి ఒద్దని నాకర్థమైపోయింది. దాని తర్వాత ఏమవుతుందేటని అవును.
అ అవును. అసలెంత పు ఇప్పుడు మనకు తెలుసు. కొ ఇప్పుడు పెద్దవాళ్లకు గ్రామాల్లో ఉన్న వాళ్ళకు తెలీదు గదా! అదెంత రియలిస్టిక్‌ గుంటాయి అవి.
<laughs> ఏండి మీరంతవరకు వెళ్తున్నారు. నిజంగా అలా కొంతమందేంటంటే ఇప్పుడు వా ఒక మగ వ్యక్తి మగ వ్యక్తయితే ఇద్దరు కొట్టేసుకున్నట్టు చూపిస్తారు. <smacks lips> అదే ఒక మ ఆడ వ్యక్తి మగ వ్యక్తయితే వేరేగా చూపిస్తున్నారు. <chuckles> ఈళ్ళేమనుకుంటున్నారంటే ఇదేంటి ముసలోళ్ళాలోచి అరే! ఇదేంటి ఇంత వయసుండి <laughs> ఈళ్ళకెందుకిది అవసరమా అన్నాడు.
అవును. <giggles> హ్మ్. అవును. అవును.
నిజంగా మరీ దారుణమండి. అలాంటివి చూసి ఏంటంటే <smacks lips> మనం వాళ్ళకి చెప్పినా కూడా అర్థం చేసుకునే పొజిషన్‌లో వాళ్ళు లేరు. ఏంటంటే మనం ఎంత చక్కగో చెప్పాం. అవే ఇవన్నీ కావు ఇలాంటివి చేయచ్చంటే ఏంటి మరీ మనిషి మనిషిని మార్చేయలేము కదా! ఎంత వరుకు మార్చేయగలమని <smacks lips> నిజంగా వాళ్ళక్కూడా ఇలాంటి అవగాహననేవి ఉండట్లేదండి వీళ్ళు చేసే పనుల వల్ల. నిజంగా ప్రత్తీది మన అంతెందుకండి మనమే ఏదైనిప్పుడు మీరు బాగా గమనించండి. ఈ ఏఐ వీడియోలన్నారు గాబట్టి ఒక పులొచ్చి ఒకడిని పట్టుకొనెళ్ళిపోతున్నట్టు లేదు అంటే చక్కగా తినేస్తున్నట్టు ఏవో ఉంటాయి. మనమేం చేస్తాం సడెన్‌గా చూసి అమ్మ! ఇదేంట్రా అలా తీసుకెళ్ళిపోయింది. అర్రే! ఇదేంట్రా ఇలాగేస్కేపయిపోయిందనుకుంటాం. కానీ తర్వాత అది మళ్ళీ మళ్ళీ మళ్ళీ చూస్తే చుట్టుపక్కేదో చిన్నది కదలడం. <smacks lips> లేదు
హుహు. యాహ్! అవును. అవును. ఆ! గ్లిచ్‌ లాగా ఒస్తుంటది. అప్పుడు నాక్ నాకర్థమైతది ఏఐ అని. మీరలా
ఆహ్, అం అమ్మయ్య! ఆ! ఇదీ నిజం కాదురా బాబనేసప్పుడనిపిస్తది. నిజంగా ఇవి మరీ దారుణమయిపోయిండి. నెక్స్ట్ మీరు బా చూస్తున్నట్టుంటే ఈ గ్రూపు‌ల్లో ఎక్కువగా ఇలాంటివి చూస్తు ఉంటామండి. మనకీ <chuckles> ఎవరో ఒకలుంటారండి కుటుంబంలో. ఈ ఫ్యామిలీ గ్రూపుల్లోని ఎవడో అంటే స్వారీ ఎవరో ఒకతనుంటాడు. ఆడది మన్ అదతనది మంచా కాదా? నిజమా అని తెలుసుకోడు. ఫస్ట్ అది గ్రూప్‌లొ పంపేస్తాడు. పంపేసి చూడు జలక్ జలకని నిజంగొచ్చిందట అగో అది ఇప్పుడు రోడ్ మీద తిరుగుతుందంట ఇదం
యెస్! ఓకే. <laughs> <laughs>
మనము అది చూసి 10మంది ఇది నిజం అనుకున్నట్టీళ్ళమ్మేస్తుంటారు. <chuckles> మనం అది అవతలోళ్ళని కామెంట్ చెయ్యాలా లేపోతే కాదని చెప్పలా నిజంగా అర్థం కాదు తెలుసాండి. ఇప్పుడు మీరే
<laughs> <giggles> జస్ట్ ఇగ్నోర్ జేయాలట్లాంటప్పుడసలు.
ఖచ్చితంగా అండి. మీరు గమనించండి. జలకన్ హ్మ్.
అయితే మీకూ యాహ్! నాకర్థమైంది. జలకన్య జోక్ అసలు ఇలాంటివయ్యాయి నిజంగా. అయితే ఇంకొన్ని ఫార్వర్డ్ మెసేజెస్ ఎలా ఉంటాయంటే దేవుడికి సంబంధించినవి. ఇదీ 5 మందికి షేర్ చేస్తే మీరొక గుడ్ న్యూస్ వింటారు. లేకపోతే 10 మందికి షేర్ జేయకపోతే మీకేదైనా బ్యాడ్ జరుగుతుంది.
అవునండి. హ్మ్. అవును. లవునండి.
అని జెప్పి అసలు ఎంత భయంలో పెట్టేస్తారంటే ఆల్రెడీ స్ట్రెస్‌లో ఉంటారు ఈ జనాలు. భయంలతో ఏమైపోతదో ఎప్పుడేమైతదో అలాంటి భయాలకు గురి చేసి మళ్ళీ వాళ్ళని ఫోర్‌స్డ్‌గా వేరే వాళ్ళకి ఫార్వర్డ్ జేస్తారు. మళ్ళీ వాళ్ళింకో వాళ్ళకి ఫార్వర్డ్ జేయాలి భయపడిపోయి నాకేమైనయితదేమో అని. మీకెప్పుడైనా ఒచ్చాయా అలాంటివి?
<giggles> అవును. అవును. మీకు నమ్ముతారో లేదో రోజుకొకటోస్తదండి నాకలాంటిది. ఖచ్చితంగా రోజుకొకటోస్తదండి. నేను, మా <chuckles> కుటుంబంలోనే ఒక పెదనాన్న ఒకతనుంటారండి. <chuckles> ఇదిగోండి ఇందాక జలకన్యా జోక్లు ఇవి అతనే పంపిస్తూ ఉంటాడు. అంట్ అంటే ప్రపంచంలో ఉంటున్నాడా లేకపోతే అతని గ్రహాంతర వాసో నాకర్థం కాదండి. ఎందుకంటే, ఏండి ఏవోచ్చినా 10 మందికి చెప్పేసి అతనే ముందు చెప్పాను అనుకోలెండి ఇప్పుడు అవి వాళ్ళ మైండ్‌లోనేంటంటే, నేను ముందు చెప్పేసానిళ్ళందరికీ అందరికి నా వల్లనే తెలుసు. ఇప్పుడు ఏమైనా ఒక న్యూసులో అంటే మంచివి కూడా ఉంటాయండి. అవేవైనా వచ్చినప్పుడు, ఏంటి ఇలా జరిగిందంట అంటే "ఆ! నేనే కదా ఆరోజు పంపాను నా అవ్వలే కదా తెలిసింది కదా" అంటాడు. అయితే
<giggles> ఓకే. <giggles> <chuckles> ఓకే. <giggles> <giggles> అవును. అవునవును. ఈ పెద్దవాళ్ళకి ఇదొక ఫీలింగుంటదన్నమాట. నేను నాకే ఎక్కువ తెలుసు, నేనే అందరిని ఎడ్యుకేట్ జేస్తున్న అందరు ఇల్లిటరేట్స్ అనే ఫీలింగ్ చాలా ఉంటది.
మీకు చాలా నిజంగానండి. ఇతనేంటంటే, తెల్లవారి మనం లెగిసినప్పుడు <chuckles> ఖచ్చితంగా ఒక మెసేజ్ అయితే ఉంటుందండి. ఇది ఖచ్చితంగా మీరు ఇది కాని ఈరోజు మీకు జరగాలి ఇలా గాని మీరు ఒక 10 మందికి పంపితే, ఇది ఇంకా అది ఎటువంటి శేనైనా మీకొదిలేస్తుంది జరిగిపోతుంది. మీరు గాని పంపించకపోతే, ఈరోజు మీకు కొన్ని కొన్ని నష్టాలనేవి చూస్తారు అంటాడు. <smacks lips> అంతే. అడు, అలాంటోళ్ళకి అప్పటికే కొన్ని నష్టాలెక్కువగానే ఉంటాయి. వాళ్ళ ఇంట్లో పెళ్ళం ద్వారా గాని లేదు అంటే ఆ! బయట విషయాల్లో గాని, వాళ్ళకెక్కువుంటాయి. ఎప్పుడైతే ఇలాంటి మెసేజ్ చూస్తారో, వెంటనే <chuckles> వాళ్ళు స్పందిస్తారు మామూలుగా కాదు. వెంటనే అవి పంపేయడం, ఏంటనే ఇలాంటివి చూస్తుంటాం. కానీ మనం కూడా అండి, ఇలాంటివేవైనా వచ్చేసాయి, చేసాయి అంటే మాత్రం, మినిమమ్ అంటే అది నిజమా అంటే ఇపుడా 10 మందికి పంపడం అనేది ఖచ్చితంగా అబద్ధమే. అలాంటివి కాకుండా కొన్ని కొన్ని వచ్చినవవి జాగ్రత్తలు చూసుకొని చేసిన, నెక్స్టు మనం అలాంటి వాళ్ళకి చెప్పినా కూడా అంటే మోనార్క్ టైప్‌లండి వాళ్ళు. వినేటట్టు స్వభావం ఉండదు. ఆళ్ళు చేసిందే రైట్ అనుకుంటారు.
ఓకే. ఓకే. <giggles> అదే గదా! <chuckles> అవును. యాహ్! అవును. అవును. సీతయ్య ఎవరి మాట వినడు అన్నట్టు, పంపుకుంటేనే పోతారు. ఒకవేళ చెప్పినా కూడా ఏం చేంజ్ అనేదుండదు. వాళ్ళు జేసేది చేసుకుంటూ పోతారంతే.
అది. ఆ! ఆ! ఇలాంటివి చేయడం వల్ల నిజంగానండి మనకేంటంటే, చాలా ఆహ్, మనకి అంటే వాళ్ళని చదువుకున్న అజ్ఞానులనాలో లేపోతే ఏమనాలో కూడా తెలీదు. ఇలాంటివి చూసినప్పుడండి, ప్రతీదీ జాగ్రత్త చూసుకోండి. నెక్స్ట్ కొత్త కొత్త కాల్స్ అవి వచ్చినప్పుడు, కొన్ని కొన్ని యాప్స్‌ లాంటివన్నీ యూజ్ చేస్తూ, ఈ ఇది నిజంగా ఎవరు చేస్తున్నారు? ఏంటి? అని తెలుసుకోవడాలు, లేదు అంటే ఎక్కువ నంబర్‌లతో వస్తున్న ఫోన్‌కాల్‌లవి ఉంటే, మనం కొంచెం అలాంటివి పక్కన పెట్టేయడాలు, ఇలాంటి వీడియోలవి వచ్చినప్పుడు
యాహ్! యాహ్! ఓకె. యాహ్! ఆ! ఇంక వాట్సాప్ కాల్స్ గూడొస్తాయి. ఇలా ప్లస్ 9, 1 అనేవి నంబర్స్‌తోని, రాండమ్గొస్తుంటాయి గదా! నాకు న నేను ఎత్తనసలు. నాకు భయమేస్తది. ఏంటిట్లా <smacks lips> నాకైతే ఎవ్ యూఎస్ నుంచెవరు చేయరు. చేసినా చెప్పి జేస్తరు. సో, రాండమ్ నంబర్స్ నుంచి కాల్సొస్తే ఎత్తొద్దని, అప్పుడెవరో ఇట్లనే ఆహ్, న్యూస్‌లో జెప్పారన్నమాట. సో, అలాంటివి గూడా ఫాలో అవుతూ ఉండాలి. ముఖ్యంగా వాట్సాప్ కాల్స్‌లో కూడా. హ్మ్.
అవునండి. అవునన్ ఖచ్చితంగా అండి. ఆ! వాట్సాప్ కాల్స్ అండి. కొన్నైతే వీడియో కాల్లు కూడా చేసేస్తారు. ఆళ్ళు మరి ఏమనుకుంటారో, ఏంటో తెలీదు గాని, ఇలాంటివి మాత్రం ఎట్టి పరిస్థితిలో, మనం ఫోన్ లిఫ్ట్ చేయకూడదు. ఫోన్ మాట్లాడకూడదు. వీలైనంత వరకు వాట్సాప్‌లో ఆటిల్లో బయట కాల్స్ మనకు రాకుండా చూసుకోవడం, ఇలాంటివి చేస్తే మాత్రం మనం ఫేక్ న్యూస్‌ని కూడా దూరం చేయొచ్చండి.
అయ్యో! యాహ్! యాహ్! నైస్ అండి. చాలా బా జెప్పారు. మీరు ఫేక్ న్యూస్‌నెలా గమనిస్తారు అనేది. మళ్ళి మాట్లాడుకుందాం. ధన్యవాదాలు.
ధన్యవాదాములండి.